అయ్య! ఆ!
ఆ! అంటే తప్పైతే నాదే ఉందప్పుడు ను హోంవర్క్ రాయడం తప్పు నాదే గదండీ! రాయకుండ ఉండటం తప్పైతే నాదే. నే
అయ్యో! హోంవర్క్ రాయకుండా ఉండడం తప్పైతే అసలిక్కడ తప్పు చేయని వాళ్ళెవరు చెప్పండి. ఆ!
<chuckles> అంటే నేను దాదాపు వారం, 10 రోజులుది అలానే పెండింగ్ బెట్టేసానండి హిందీ సబ్జెక్టు. <chuckles> అదేమైందంటే ఆ రోజు నా టైమ్ బాలేక మేడం జూసేసారు. ఫస్ట్ రోలోనే గూర్చుంటా నేను నార్మల్‌గా. ఇంకిలా పేజెస్ టర్న్ జేసేటప్పుడు హ్మ్.
ఆ! ఇది తప్పే అండి. ఇది తప్పే. హ్మ్. అలా అలా ఎలా అండి? ఆహా! ఇప్పుడు హోంవర్క్ రాయలేదు. పర్వాలేదు. అదందరూ చేసే పనే. అప్పుడు దాక్కోవాలి కదా! ఏ వెనక బెంచ్‌కో ఎళ్ళి కూర్చోవాలి గదా! మరెందుకు అలా ఫస్ట్ బెంచ్‌లోనే?
హ్మ్. హ్మ్. అంటే మనకుంటాది కదండీ. <sniffs> ఫస్ట్ రోలో గూర్చొనే వాళ్ళని చూడరు గదండీ అంత పట్టిచ్చుకోరు. ఆ! <chuckles>
అబ్బా! ఇంత తెలివి వాడినా కానీ దొరికిపోయారంటే చా! ఆహ్, దురదృష్టవండి!
అవునండి. ఆ పేజెస్ టర్న్ జేసేటప్పుడు, ఆమె నన్నేందుకు అబ్జర్వ్ చేసిందో తెలీదండి. ఆ రోజు నా టైం బాలేదు. నన్ను అబ్జర్వ్ చేసింది ఆమె, పేజెస్ బుక్కు ఓపెన్ చేసేటప్పుడు నోట్‌బుక్కు. అప్పుడు పేజెసన్నీ బ్యాక్ పేజెసన్నీ ఎంప్టీగా గపిచ్చాయి తనకి. తీసుకొనిరా బుక్ తీసుకొనిరా అని, ఇంకా చూసింది. ఇంకా ఆరోజు క్లాస్‌లో అందరి ముందు కొట్టిందండి బాగా. అసి ఆరో తరగతిలో ఉన్నప్పుడు జరిగింది. నేనింకప్పుడు చాలా ఫీలైపోయి, అప్పుడు స్కూల్‌లో హెచ్ఎంకెళ్లి కంప్లెయింట్ ఇచ్చానండి.
హ్మ్. అవును. హ్మ్. అయ్యో! ఆ! హెచ్‌ఎంకి, టీచర్ పైన హెచ్‌ఎంకెళ్లి కంప్లెయింటిచ్చారు. అసలే విధంగా ఇచ్చారు? అంటే మీ టోన్ గాని, ఆహ్, అంటే కొంచెం ఏడుస్తూ, బాధపడుతూ చెప్పారా? లేదంటే
ఆ! అవునండి. ఆ! ఆ! ఏడ్చుకుంటానే వెళ్ళానండి. ఏడ్చుకుంటానే వెళ్లీ, అంటే తప్పైతే నాదుంది. కానీ ఆ ఏజ్‌లో మనము ఒప్పుకోము గదండీ క్ మనం కొట్టిందే గనిపిసస్తది గానీ, మనకవన్నీ గనిపిచ్చవు గదండీ అప్పుడు! హ్మ్. ఆ!
అబ్బా! ఆ! హ్మ్. అవును. అస్సలు గనిపిచ్చవు. మనకేంటంటే మనమే రైట్ అన్నట్టుంటుంది. అంటే మీరు మీ
అవును. అది గాక నాకందరిలో అన్ అవమా క్లాస్‌లో అందరు ముందు గొట్టేసరికి, ఇంక షేమ్‌గా అనిపిచ్చిందండి. ఆ! ఇంక ఎళ్లి నేను హెచ్ఎం దగ్గర, సార్ దగ్గర కంప్లెయింటిచ్చాను అప్పుడు మేడం మీద.
ఆ! పెద్ద అవమానమే జరిగిందనిపిచ్చింది. హ్మ్. హ్మ్. అంటే ఎలా ఇచ్చారు? మీ పేరెంట్స్‌ని తీసుకెళ్ళిచ్చారా? లేదంటే
లేదు, లేదు. నేనే వ అప్పుడేనండి. పీరియడ్ అయిపోతేనే వెంటనే వెళ్ళానండి.
అయ్యో బాబోయ్! మీకంత ధైర్యముందా? అసలెలా ఎళ్ళారు? ఏం మాట్లాడారు? అసలు అక్కడా ల్ ఆ ప్రిన్సిపల్‌లో
<chuckles> అప్పుడేంటో అండి తెలీదసలు. ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తది గానీ, అప్పుడేంటో ఎందుకే ఎలా ఎళ్ళానో తెలీదు. ఏం తెలీదు. ఎళ్లి జెప్పేసానండి అంతే. ఇలా కొట్టింది
హుహు. ఆ! అంటే ఇప్పుడు, ఆ ప్రిన్సిపల్ రూమ్‌లో గానీ, ఒక కెమెరా ఉంటే అసలు మీరేం మాట్లాడారు? అసలు మీ ఫీలింగేంటి? లోపల మీకు ఏం జరుగుతుంది అంతర్వేదన అది కావాలి. ఆ రోజు ఏం జరిగింది, ఆ రూమ్‌లో అనేది నాకు?
హ్మ్. అంట్ అంటే కొట్టారండి నన్ను అందరిలో కొట్టారు. అన్ ఇప్పుడు క్లాసంతా సైలెంట్‌గుండి, మనల్ని నిల్చోబెట్టి, మనల్ని తిట్టి, మన కొడితే ఎంత షేమ్ మన తప్పున్నా గూడా మనకెంత షేమ్‌గా అనిపిస్తాదండి! ఇంక ఆ ఎమోషన్‌లో చిన్నప్పుడు తెలీదు గదండీ అంతా. అంత ఆలోచించే శక్తి గూడా ఉండదు. ఇంకెళ్ళాను పీరియడ్ అయిపోగానే కంప్లెయింట్ ఇట్లా కొట్టారు ఇంకా చెయ్యి గూడా కొంచెం ఎర్రగయిందండి. అప్పుడు మనకి బాగా తన్నులు పడేవి గదండీ ఇప్పుడంటే కొట్టట్లేదు గానీ.
హ్మ్. అవును నిజ్ హ్మ్. అవునవును.

అంటే ఇప్పుడు, మన మీరన్నట్టు మన మేనేజర్స్ వాళ్ళకైతే కఠినంగా చెప్పలేం గదండీ. సున్నితంగానే ఇంకా చెప్పాలి వాళ్ళకి. ఆ పర్సన్‌ని బట్టి వాళ్ళకి అర్థమయ్యే వేలో వాళ్ళేలా చెప్తే కన్ కన్విన్స్ అవుతారు అన్నట్టు ఆలోచించి, ఆ విధంగా జెప్పేదాన్నండి. లేదు ఇప్పుడు మనతో పాటు వర్క్ జెసేవాళ్ళు లేదా, మనకింద జెసేవాళ్ళు అంటే ఒక్కొక్కసారి కఠినంగా చెప్పాల్సొస్తదండి ఖచ్చితంగా.
అస్సలు చెప్పలేము. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. నా కఠిన
హ్మ్. కాబట్టి, అలానే ఫాలో అయ్యేదాన్ని.
హ్మ్. బావుందండి. మీ పద్ధతి చాలా బా నచ్చింది నాకు. ఇంకా ఇలాంటి పెద్దవాళ్ళ, మీద ఫిర్యాదు చేయాలి అని అనిపించి ఆగిపోయిన సంఘటనలు కూడా చాలా ఉంటాయన్నమాట. అంటే ఆ!
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. నాకు మా ఇంట్లోనే జరిగిందండి. మా అత్త వాళ్ళ విషయంలోనే జరిగింది. వాళ్ళెంటంటే, ఇప్పుడు నాతో ఉన్న మా ఆయన ఉన్నప్పుడు మనతో మంచిగా ఉండడము.
అవునా? ఆ! ఏంటి చెప్పండి కొంచెం? అబ్బా! హ్మ్.
ఆ! మళ్ళీ పక్కన ఎళ్లి, అలా, ఇలా అని మాట్లాడడం అలా జరుగుతూ ఉన్నిదండి.
హ్మ్.
అలా జరుగుతున్నప్పుడు నేనేం అంటే మా ఆయన గూడా ఇప్పుడు మా ఆయనున్నప్పుడు మంచిగా ఉంటరు కదండీ. ఇప్పుడు ఆయనకి గూడా వాళ్ళు చిన్నప్పటినుంచి పెరిగిన పేరెంట్స్ గాబట్టి, ఏదైనా చెప్తే వాళ్ళంత ఈజీగా నమ్మరు గదా.
అవును. హ్మ్. అవునవును. అసలు నమ్మరు. ఎవరు నమ్ముతారండి? మీ అమ్మ ఇలా చేసింది, మీ నాన్న ఇలా చేసాడు అంటే, చిన్నప్పడినుంచి కనిపించని వాళ్ళని వాళ్ళెందుకు అనుమానిస్తారు? హ్మ్. మరి ఏ విధంగా ఫేస్ చేసారు? ఆ పరిస్
హ్మ్. అలాంటప్పుడు అంటే నమ్మరు. హ్మ్. అవును. నేనేంజెసానంటే, సరేన్ని అంటే నాకిప్పుడు మ్యారేజై 3 అవుతుందండి. హ్మ్. ఫస్ట్ 2 సంవత్సరాలు అలా అలానే జరిగింది. <smacks lips> నమ్మలేదు. నేనింకెంజెసానంటే, ఒకరోజు కాల్ రికార్డింగ్ బెట్టేసానండి. వాళ్ళది. వాళ్ళ ఫోను.
హుహు. హ్మ్. అబ్బా! ఆ! ఆ!
ఇంకా ఆహ్, మనమేం చెప్పాల్సి ఒక 2 నెళ్ళ దాకా ఎవరికి ఇవెన్ మా నా భర్త గూడా చూడలేదు అది.